ఓహ్! లక్కీ. ఆ!
వచ్చింది. ఆ! రాగానే నాకు కరెక్ట్ 4 మంత్స్ ఉంది ఇంగ ఆ డే‌ట్‌తో సహా ఇచ్చేసారు అండి 4 మంత్సు. అంటే నాకు అదృష్టం ఏంటంటే, ఎంత కాన్ఫిడెంట్‌గా నాలో ఉందంటే అప్పటికే 3, 4 సార్లు సిలబస్ అంతా రివిజన్ చేయడము, తరువాత కరెంట్ అఫైర్స్ ఒక్కటి కొద్దిగా అప్డేట్ ఆ! 4 నెలలు ఇంకొద్దిగా బాగా అప్డేట్ అప్డేట్ చేసుకున్నానండి. కరెంట్ అఫైర్సు అంటే ఇంటర్నేషనల్ న్యూస్ కానీ, నేషనల్ న్యూస్ కానీ
ఆ! ఆ! ఆ! అంటే దానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? కరెంట్ అఫైర్స్‌కి ఏమైనా బయట కోచింగ్ తీసుకున్నారా?
కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఆ కోచింగ్‌తో పాటు ప్రతి మంత్ మంత్ మాగజైన్స్ వస్తాయండి.
ఓకే.
అలా ప్రతి మంతు మాగజైన్స్ రావడము ఆ! మ్యాగజైన్స్ మొత్తం అంటే ప్రీవియస్ మంతూ కరెంట్ అఫైర్స్ అంతా ఉంటాయండి. సో, అలాంటివి తరువాత డైలీ టెస్ట్‌లు రాయడం మాక్‌టెస్ట్‌లు రాయడము ఆహ్, వారంకి ఒకసారి మాక్‌టెస్ట్‌లు రాయడము ఇలా బిసీ, బిసీ, బిసీ ఆ! 4 నెలలు ఎంత అంటే ఇంగ డు ఆర్ డై పెట్టుకున్నానండి ఇంగ. డు ఆర్ డై. సో, ఎగ్జామూ ఇంగ దగ్గరకకొచ్చేసింది. ఎగ్జామ్ సమయం వచ్చేసింది. నేను ఆహ్, నాలో ఎక్కడో ఒక భయమయితే ఉంది. ఆ! సాధించగలుగుతానా, అవుతుందో అవ్వదో, కాకపోతే నేను గ్రాడ్యుయేషన్ నుంటి చాలా పట్టు పెంచుకున్నాను. సబ్జెక్ట్ ఏంట ఎవరు అంటే ఎట్లా, ఎట్లా అడిగిన ఏ క్వషన్ అడిగిన ఆన్సర్ చేసే విధంగా అయిపోయినానండి. సో
ఓకే. ఆ! అవుతుందా? అవ్వదా? అనేసని భయం ఉంది. అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటివి హిస్టరీ, పాలిటిక్సు ఏవైతే ఉన్నాయో. ఆహ్, అందులోనే క్వషన్స్ అడుగుతారా? ఆ టాపిక్ సైన్సు ఇలాంటివి ఏమి అడగరా?
అవునండి. లేదండి. అడుగుతారండి సైన్స్ గూడా అడుగుతారు.
మరి సైన్సు అది మీకేమో మ్యాథమేటిక్స్, సైన్స్ దాంట్లో క్వషన్స్ ఎలా ఫేస్ చేసారు? ఎలా చేయాల్సి వచ్చేది?
అంటే ఎలా, ఎలా అంటే అండి 4 పేపర్లు ఉంటాయి అండి. ఫస్ట్ పేపర్ ఏమో జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ ఇలా కామ్ కామన్ కలిపి కరెంట్ అఫైర్స్ కలిపి అర్థమటిక్ రీజనింగ్ నేను సపరేట్ కోచింగ్ తీసుకున్నాను.
ఆ! ఓకే.

ఆ! చాలా మంచిగ, ఇంగా టాప్ అండి. నేను క్లాస్‌లో టాపోచ్చేవాడిని. సో ఎందుకంటే నే నేను ఇష్టమైనది నేను కోరుకున్నాను కాబట్టి అవును. అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయరూ ఆహ్, చాలా టాపో‌చ్చాననమాట. సో ఆ రోజు మాకు అప్పుడు ఉన్న టైమ్‌లో, మాకున్నటువంటి మండల్‌లో నేను ఆహ్, ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చాను అనమాట. సో వాళ్ళు చాలా హ్యాపీ, ఆహ్, వాడు అనుకున్న దాంట్లోనే ప్రయాణం వెళ్తున్నాడు, కానీ ఎంతవరకు జీవితంలో సెట్ అవుతాడు? మార్క్ ఇప్పుడు బీటెక్ అంటే కొద్దిగా ఏదో ఒకటి ఆహ్, అనుకోవచ్చు అని కొద్దిగా వాళ్ళకి ఇంగా ఆ డౌట్స్ ఉండేటివి వాళ్లకి. అవును. అయితే ఇంటర్మీడియేట్ అయిపోయేసరికి గ్రాడ్యుయేషన్ ఇంకా. ఆహ్, నేను నాకు అప్పటికి ఒక క్లారిటీ వచ్చేసిందండి. ఇంగా ఉద్యోగం విద్య అయిపోతుంది. ఈ గ్రాడ్యుయేషన్ 3 ఇయర్స్‌తోనే. నేను ఈ గ్రాడ్యుయేషన్ అయిపోగానే ప్రభుత్వ ఉద్యోగానికి కొట్టేసేయాల ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఆహ్, సెలెక్ట్ అయిపోవలా అని, గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ నుంటే ఆహ్
ఓకే. మీ ఆ! ఇష్టమైన సబ్జెక్ట్ గదా! అందుకు. ఆ! ఓకే. అవునవును. అంటే ప్రభుత్వ ఉద్యోగం అనిసంటే ఏది మీరు టార్గెట్‌గా పెట్టుకున్నారు?
'గ్రూప్ టూ. గ్రూప్ టూ, గ్రూప్ వన్' పెట్టుకున్నాను అండి. అయితే నే
అంటే అప్పుడు రిక్రూట్మెంట్‌లు ఉండేవా? మీరు మిగులు ఆ!
అంట అంటే నాకు టైమ్ ఉంది. ఇంగా అప్పుడు ఇంగా నేను గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఆ గ్రాడ్యుయేషన్ చదువుతున్నా. అంటే ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఇంకా 3 ఇయర్స్ ఉంది. సో ఖచ్చితంగా మనకు రెండే 2 సంవత్సరాలకు ఒకసారొ మనకు ఇక్కడ ఎలాంటంటే ఇప్పు ఈ స్టేట్ సర్వీసెస్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు సంవత్సరం సంవత్సరం ఇవ్వరు. అది పెద్ద ప్రాబ్లమ్. ఆహ్
ఓకే. ఆ! అవునవును. ఆ! ఈ మధ్య కాలంలో పదేళ్ళకోసారి అలా రిక్రూట్మెంట్‌లు పెడుతున్నారు. అవును.
<chuckles> ఆ పెడుతున్నారు. అది కొద్దిగా అంటే నేను ఉన్న టైమ్‌కి కొద్దిగా నాకు ఆ కొద్దిగా భయంగానే ఉండేది. కాకపోతే ఆ ఫస్ట్ అటెంప్టే మనం డామ్ షూర్ కొట్టాలనుకుంటే నేను గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ నుండే కాన్సంట్రేషన్ చేయాలి. ఆ! నేను పేరలెల్‌గా అంటే ఇప్పుడు
ఓహ్! గ్రూప్ వన్ కూడా సైమల్టేన్స‌గా ప్రిపరేషన్ అది మొదలు పెట్టారు.
అంటే గ్రూప్ టూ అండి. నేను గ్రూప్ వన్ పెట్టుకోలేదు. ఎందుకంటే ఫస్టు మనము మన ఫ్యామిలీకి మన మీద నమ్మకం కలిగించాలి. నేను గ్రూప్ టూ వచ్చాక అప్పుడు నన్నీ నమ్ముతారు. కాబట్టి నేను గ్రూప్ టూ వచ్చాక సెలవు పెట్టుకొని కూడా గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వచ్చు. ఆ ఫస్టు నేను నన్ను నేను, నేను నన్ను నేను నిరూపించుకోవాలి. నేను మధ్య తరగతి కుటుంబం. నేను ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు, నా ఏ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తరువాత. ఇలా అనుకున్నాను. సో ఆ 3 సంవత్సరాలు గ్రూప్ టూ‌కు సమే మరి నా ఫోకస్ అంతా గ్రూప్ టూ మీద ఉండేదండి ఇంకా. ఆ! ఎలా అయినా గ్రూప్ టూ కొట్టాలి. ఆ గ్రూప్ టూలో కూడా చాలా మంచి జాబ్స్, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్సు, ఆహ్, ము మ్యునిసిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ అని, ఎమ్‌ఆర్‌ఓ అని, తరువాత చాలా మంచి మంచి వెకేన్ ఆహ్, తర్వాత సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అని ఇలా మంచి జాబ్స్ ఉండేటివి అండి. ఆ! ఈ విధంగా అనుకున్నా
ఓకే. ఓకే. ఆ! అవును. ఓకే. అవును. అవును. అవును. ఓకే. అవునవును. అవన్నీ ఉంటాయి. మంచి మంచివి. అవును. అవును. అంటే ఆ జాబ్స్ అన్నీను మీకు గ్రూప్ టూ‌లో వచ్చిన రాంక్‌ని బట్టి ఉంటాయండి? ఆ!
ఉంటాయి. అవునండి. అవునండి రాంక్ బట్టి ఉంటాయి. అయితే నేను ఇలా అనుకున్న తరువాత గ్రాడ్యుయేషన్ అంటే చాలా ప్లాన్డ్‌గా సిలబస్ ఏంటి? గ్రూప్ టూ సిలబస్ ఏంటి? నేను ఏం చదవాలి? నేను కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి? ఈ విధంగా ప్లాన్ చేసుకునేవానండి.